అంటే ఇన్నీ ఇలా చేస్తన్నారు కదా! అంటే ఆల్రెడి ఆయనేమన్నా ఇలా న్యూట్రిషన్‌ని కలవడం‌గాని, లేకపోతే ఆహ్, ఏదన్నా ఇన్‌ఫర్‌మే‌షన్ తెలుసుకొని ఇలా చేస్తన్నారా? లేకపోతే ఆయనకి అలాగా అలవాటు అయిపోయినా?
హ్మ్. ఆయనకి ఫ్రూట్ మాత్రం ఆయనకలవాటయిపోయింది. ఈ బాదం‌పప్పు, జీడిపప్పు గాని లేదంటే ఈవినింగ్ టైమ్ పప్పాయ తినమని కానీ ఆయనకొక డాక్టర్ చెప్పారన్నమాట. ఎందుకు అంటే ఆయనకొకసారి ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఫుడ్ పాయిజన్ అయింది బయట. బయట ఏదో తిన్నారు సమ్‌థింగ్. ఫుడ్ పాయిజన్ అయితే ఆయన వెళ్తే అప్పుడు చెప్పారంట, "మీకు కొంచెం ఆహ్, హెల్థీ రికవర్ అవ్వడానికి పప్పాయ తినండి అని. సో, అది ఎక్కువ ఏ టైమ్‌లో తినాలి అంటే మీరు లంచ్‌టైమ్‌లో అన్నా తినండి లేకపోతే ఈవెనింగ్ స్నాక్స్‌గా తినండి. అంటే లంచ్‌టైమ్‌లో నేను నార్మల్ ఫ్రూట్స్ తింటాను. పప్పాయ తింటే అన్నం అసలు తినలేను అని మా మావయ్య గారు నైట్ టైమ్‌లో అంటే ఈ నైట్‌కి కొంచెం ముందు తినే దాంట్లో అది స్ ఆహ్, కాన్సెల్ చేసేసుకొని టిఫిన్‌ గాని ఏదన్నా ఇది తి తింటారనమాట పప్పాయ. ఈ జీడిపప్పు బాదం పప్పు నార్మలే.
ఆ! ఓహొ! ఓకే. ఓకే. డిన్నర్ ఆహా! స్నాక్స్ ఓకే. అదే. మార్చుకున్నారు. అదే. ఓకే. అంటే ఆయన అప్పుడు డాక్టర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని అలాగే ఫాలో చేస్తూ చేస్తూ ఇంకా దాన్నే అలా కంటిన్యూ చేస్తన్నారనమాట.
హ్మ్. అప్పుడు ఆయనకి ప్లేట్‌లెట్స్ కూడా సమ్‌థింగ్ ఏదో హెల్త్ ఇష్యూ అయ్యి బ్లడ్ ప్లేట్‌లెట్స్ కూడా పడిపోడం జరిగింది. హ్మ్. చాలా సీరియస్ అయింది. సో, అందుకని ఇంక అప్పటినుంచి ఆయనకి ఆయనే సెల్ఫ్‌కేర్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి ఆయన మర్చిపోయిన మేము ఇచ్చిన ఓకే. గాని మ్యాగ్జిమం ఎవరన్నీ అడగరు. నాకు ఇది చేసి పెట్టండి అది చేసి పెట్టండి అని, ఆయనంతటికి అయనే చేసుకుంటారు అన్ని.
ఆహా! అయితే కొంచెం పెద్ద ఇష్యూ‌నే అయిందప్పుడు. అదేనండి. ఓకే. అదే. అదే సూపర్! <chuckles> అండి. అదే సూపరు! అయితే ఇప్పుడు భోజనము అంటే నార్మల్‌గా అన్ని రోజులు ఒకలా ఉండేయి, కానీ పండగ రోజు మాత్రం కొంచెం వేరియేషన్ ఉంటుంది గదా! అంటే ఏదన్నా అప్పుడేదన్నా ఆనవాయితీగా ఏదన్నా చేస్తూ ఉంటారా? అప్పుడన్నా పూజ చేసుకొని తినడం గాని అలాంటిది.
<giggles> అవునవును. ఆ! ఖచ్చితంగా పండగలప్పుడైతే లేకపోతే ఒక్కొక్కసారి పండగలనే కాదు ఇంట్లో భోజనం ఆహ్, ప్రత్యేకంగా ఎప్పుడు అంటే, ఇంటి పెద్దకి పెట్టుకుంటారు గదా! సో, అప్పుడు కూడా మా ఇంట్లో ఏంటంటే గ్ పండగలప్పుడు ఇంటి పెద్దకి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం వండుతామో ఇప్పుడు పెద్దలకి పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరెవరికి ఏమిష్టం అంటే ఆ ఫోటోలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి నచ్చినయి ఎక్కువగా వండుతారు మా అత్తయ్య. ఇంకా ప్రసాదాలు
అవును. హ్మ్. అంటే వాళ్ళకి నచ్చేయన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క అలా పెట్టుకుంట వెళ్ళిపోతారా?
ఆ బల్లెంలో ప్రతి అంటే ఇస్తరులో ప్రతీదీ వడ్డిస్తారు. ఇంకా పండగలప్పుడు కూడా దేవుడికి వండిన ప్రసాదాలన్నీ ఒక ఇస్తరులో వండిచ్చి. దండం పెట్టుకొని ప్రేయర్ చేసి సాంబ్రాణి వేసి అదంతా ఆ పూజ అదంతా అయిన తర్వాతే తింటాము. ఆ ఎవరైతే కొంచెం ఇప్పుడు ఇంట్లో ప్రెజెంట్ ఎవరు పెద్ద అంటే మావయ్య‌గారు గాని, అత్తయ్య‌గారు గానీ ఎవరుంటే వాళ్ళు ఆ ఇస్తరు‌లో తింటారనమాట. ఎన్ని ఇస్తరులు పెడితే అన్ని ఇస్తరులు.
ఓకే. అదేనండి. అవును. ఓకే. ఫస్ట్ ఏదైతే ఫోటో‌లుంటాయో అవన్నీ పెట్టి వాళ్ళందరికి ఇష్టమైనియన్నీ ఆహ్, ఆ ఇస్తరులో పెట్టి ఆ తర్వాత మామయ్య‌గారొచ్చి భోజనం చేసిన తరువాత మీరు దు ఇక కంటిన్యూ అవుతారా?
హ్మ్.

ఎన్ ఎందుకని అది అలవాటా? లేకపోతే ఏదన్నా?
ఒక్క నాకు అది ఫస్ట్ నుంచి అలవాటనమాట. కాలేజ్ డేస్‌లో ఎలా ఉండేది అంటే మార్నింగే నాకూ భోజనం అంటే ఖచ్చితంగా వేడి వేడిగా తినడం ఇష్టం. అది జనరల్‌గా ఎప్పుడు అయినా గానీ, చిన్నప్పడి నుంచి మా అమ్మని, అమ్మ వేడిగా ఉంటే త్వరగా పెట్టేసెయి. అలా టైప్ అనమాట నేను. కాలేజ్‌లో ఏమయ్యేదంటే అస్సల మార్నింగ్ తీసుకెళ్ళేదాన్ని లంచు, సో, ఆఫ్టర్‌నూన్‌కది చల్లగా అయిపోయేది గదా! తినబుద్దే అయ్యేది గాదు. మా ఫ్రెండ్స్ అందరు ఏం చేసేవాళ్ళంటే ఇద్దరుండేవాళ్ళు. వాళ్ళిద్దరేం జేస్తారంటే ఆహ్, "చాక్లెట్ తిను ఫస్టు కొంచెం ఆకలేస్తే అది తినబుద్ది అవుతది" అని నాకట్లా అలవాటు చేసారు. అది గూడా డార్క్ చాక్లెట్.
ఓకే. అదేనండి. ఓకే. ఆ! అవునవును. ఆహా! అంటే ఆ కాలేజ్ దగ్గర నుంచి మీకలా చాక్లేట్ తినడం అలవాటయిపోయింది.
ఆ! అది గూడా డార్క్ చాక్లెట్ అయితేనే తినేదాన్ని. నార్మల్ క్యారమెల్, ఫైవ్ స్టార్స్, డైరీ మిల్‌కిల్స్ అలా గాకుండా డార్క్ చాక్లేట్ ఉండేది గదా! అది తినేదాన్ని. చాలా ఫుల్లు ఖటిక, చేదుగా ఉంటది. జస్ట్ ఒక ముక్కే, బార్న్‌వెల్ అని ఒక చాక్లెటుంటది. అదైతే అసలు చెప్పనే అక్కర్లేదు. చూడడానికి కూడా చాలా డార్క్‌గా ఉంటది. కానీ అది అలవాటయితే మాత్రం దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నాకది బాగా అలవాటైపోయింది. జేస్ జస్ట్ ఒక బైటు
ఓకే. అవును. కొచ్చెం చేదుగా ఉంటది కదా! అదే! అవునవును. ఆ! అమ్మో! అంత కష్టపడి ఎందుకండి అలవాటు చేసుకోడం. <chuckles>
ఎందుకంటే అది నిజంగా తిని, తిని, తిని, తిని అదొక మంచి ఫ్లేవర్‌లా అనిపిచ్చిందనమాట. అన్నం తినే ముందు అది తింటే హ్మ్. మేబీ ఆ! ఇలాగే అనమాట. కాలేజ్ డేస్‌లో అది అలవాటయిపోయింది. ఇంకా అందరం ఒక చాక్లెట్ తీసుకొని ముగ్గురం దినేవాళ్ళం. చిన్న చిన్న బైట్స్. తర్వాత ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు దినేసేవాళ్ళం, షేర్ జేసుకునేవాళ్ళం అలా. సో, నేను అదే తినేదాన్ని. మా వారైతే ఇంక సేమ్ సలాడ్స్, క్యారెట్ కానీ లేకపోతే కీర దోసకాయ ఉంటది కదా! అది కట్ జేయించుకొని తినేవాళ్ళు. భోజనానికి ముందయితే ఇంకిదే.
అదే! తినగ తినగ వేము చేదు తీయగుండేదో అంటారు గదా! అలాగ. ఓకే. ఆ! అవునండి. ఓకే. ఆ ముక్కలు తినేస్తారు. మరి పిల్లలు కూడా ఇలాగేమన్నా ఫ్రూట్స్ గాని ఓకే. వాళ్ళకి డైరెక్ట్‌గా
ఏం లేదు, ఏం లేదు. పిల్లలకి మాత్రం ఆ! పిల్లలకైతే ప్ నేనూ ఆహ్, ఎక్కడైనా చూసేది ఏంటి అంటే సినిమాల్లో గాని, లేదంటే మా ఫ్రెండ్స్ దగ్గర చూసింది. ఇలా ఒక ముద్ద తీసుకొని కళ్ళకి, ఐ మీన్ దన్నం బెట్టుకొని, అది ప్ ముద్ద పక్కన బెట్టేస్తారు.
<chuckles> ఆ! అంటే ఫస్టు ముద్ద పక్కన పెడతా ఉంటారు. అవును.
హ్మ్. ఫస్ట్ ముద్ద ఇంక దేవునికి పెట్టినట్టు. అది ముద్ద పక్కన పెట్టేసి, ఇంక మిగతాది వీళ్ళు దింటారనమాట. సో, నేను మా పిల్లలకి అదే అలవాటు జేయాలనుకున్న. మా పెద్దోడి కంటే చిన్నోడు, ఇంకా 6 మంత్సే, వాడికేమి దెలీదు కాబట్టి, 3 ఇయర్స్ బాబుకి మాత్రం ఖచ్చితంగా అది అలవాటు చేశాను. వాడేం తిన్నా, ఇంకది ఎలా అలవాటైపోయిందంటే, మా బాబుకి బిస్కెట్ తిన్నా, <giggles> చాక్లేట్ తిన్నా, ఏది తిన్న ఫస్ట్ ఒకటి కొంచెం తీసి పక్కన పెట్టేస్తాడు. లాలీపప్పు ఉంటది గదా! లాలీపాప్ తీసుకొచ్చినప్పుడు, మరి కొంచెం పక్కన పెట్టు నాన అని ఇంక లాలీపాప్, లాలీపాప్ పక్కన పెట్టేస్తాడన్నమాట. ఇంక దాన్ని తినడు.
ఆ! ఓకే. అదే! ఓకే. <chuckles> అయ్యో! పాపం అండి. ఆ!